మనం ఎన్నో ఆహ్, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం చాలా సార్లు. ఆ నిర్ణయాల్లోని తర్వాత ఎంతో పశ్చాత్తాప పడుతూ ఉంటాం. అలాంటివి నీ జీవితంలో ఏమైనా జరిగాయా?
అవునండి. అవునవును. అవునవును. ఖచ్చితంగా. ఖచ్చితంగా జరిగాయండి. నా స్వయానుభవాలు చెప్పాలంటే, నా జీవితంలో నేను పశ్చాత్తాప పడుతున్నది ఒకే ఒక నిర్ణయమండి. కెరియర్ పరంగా నేను సరిగ్గా వెళ్ళలేదు. నేను చాలా రాంగ్ డిసిషన్ తీసుకున్నానని ఇప్పటికి జ్ ఉ నేను జాబ్ చేస్తున్నా కూడా, చాలా పశ్చాత్తాప పడుతున్నా ఆ నిర్ణయం
ఆ! అది. అది. అని ఒక అలా భావోద్వేగానికి గురవుతూ ఉంటావు. అది. హ్మ్.
చాలా. నేను ఎందుకంటే, ఎంత డబ్బులు సంపాదించిన ఒకటీ చ నేను చెప్తాను చూడండి. ఎంత డబ్బులు సంపాయించినా మనకి ఇష్టమైన పని చేస్తే అదొక ఫీలింగ్ ఉంటుందండి. అంటే మన మానసిక తృప్తి.
అది. ఆ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఆసక్తికరంగా అనిపించడం లేదు. అయినా ముందుకు సాగాలి. అది.
ఆ! ఇప్పుడు మనం ఏదో మనం చేసే పని ఆ! మనం చేసే పని ఏదో డబ్బుల కోసం చేయగూడదండి. సో, అది మనకు ఇష్టంతో చేసే పని ఉండాలి. దాంతో పాటు మనకు ఇన్‌కమ్ రావాలి.
అది. ఆర్థికంగా బలంగా కూడా ఉండాలి. అది.
బల పడాలి. ఇప్పుడు చూడండి మనం ఇష్టంతో చేసే పని ఏదైతే ఉంటుందో, దాని గురించి అలా చేసేటప్పుడు మనం టైం గురించి ఆలోచించం అస్సలు. ఎందుకంటే, ఇష్టంతో సో, మనము ఏదైతే నిర్ణయము ఆహ్, మన కేవలం ఏదో ఇంక తప్పదు చేయాలా అనుకునే టైమ్‌లో డబ్బులు గురించి చేసేటప్పుడు, సో, మనకు ప్రతి పని చాలా భారంగానే అనిపిస్తది. సో, అలా నేను తీసుకున్న నిర్ణయం, ఆహ్, ఆసక్తికర అంటే ఏదైనా పని చేయాలంటే కూడా, మనకి మోటివేట్ మోటివేషన్ దొరకదన్నమాట.
ఖచ్చితంగాను. అవును. అవును. చాలా భారంగా అనిపిస్తుంది. ఆసక్తికరంగా అనిపించదు మనకి ఏ పని చేసినా. అదే. అలాంటి పని అసలు నీకు ఎలాగా ఏ పని నీకు అస్ ఇప్ ఇప్పుడు చేస్తున్న పని నీకు అంత ఆహ్, ఆసక్తికరంగా లేదంటావు అది. అసలు ఎక్కడ నువ్వు అలాంటి నిర్ణయం ఎక్కడ నీకు ఆహ్, అలాగా ఎఫెక్ట్ వచ్చింది?
అవునండి. అవునండి. ఆసక్తికరంగా లేదని కాదు గా అవునండి. ఎఫెక్ట్ అంటే ఆహ్, అక్కడ నాకు చాలా ఫాక్టర్స్ ఉన్నాయండి దీంట్లో. సో, అంటే, నేను ఆ చదువు తర్వాత
అంటే ఆఫ్టర్ చదువా లేదా, వృత్తి పరంగా ఒక ఉద్యోగం చేరి అక్కడ కొంచెం
చదువు తర్వాతనే అండి. చదువు తరువాత. అయితే ఏమైందంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినాక సో, నేను నాకు గ్రూప్-2 సెలెక్ట్ అవ్వాలని విప్ ఆహ్, ఎంత అంటే, ఇంక నేను గ్రూప్-2 ఆఫీసర్ అవ్వాలని విపరీతంగా, ఇంగ నాలో అది మ నర నరాల్లో నింపేసుకున్నా నేను.
ఆ! చదువు పరంగా. హ్మ్. చాలా కష్టపపడ్డావు.
చాలా కష్టపడ్డాను. ఆ కష్టపడడంతో 1, 2 ఆహ్, రెండువేల ఒ పద్నాలుగులో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చానండి.
అటెంప్ట్ కూడా ఇచ్చావు. అంటే రాసావు. ఆ పరీక్ష గూడా రాసావు చక్కగా. ఆ!
ఆ! ఆహ్, ఆహ్, అప్ ఆ! రాశాను. సో ఆ! 2016లో రాసానండి. 2016లో రాస్తే అక్కడ ఒక 4 మార్కులతో నాకు మిస్ అయిపోయిందండి.
అయ్యో! అది కొంచెం అంటే మనకి కొంచెం బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ అక్కడ తేడా గూడా లేదు. 4 మార్కుల్లో పోయిందంటే ఎంత బాధ కలిగిస్తుందో.
అలా ఇంకా అంటే అవునండి. తేడా లేదు. 4 మార్కులు అవునండి. 4 మార్కులు చాలా బాధ అనిపిచ్చింది. చాలా కష్టపడ్డాను. రే రాత్రింబవలు క విపరీతంగా చాలా కష్టపడ్డాను.
ఆ! మరి అదే కదా! అంతా ప్రణాళికాబద్ధంగా, అంత చదివినా కేవలం 4 మార్కులు మిస్ అయిపోయింది.
అవునండి. అయితే నాకు ఇంక నరనరాల్లో ఇట్లా నాకు గ్రూప్-2 ఆఫీసర్ అవ్ అయిపోవాలి అయిపోవాలి అనే ఫీలింగ్‌తోనే ఉన్నాను. అయితే 2016లో సెలెక్ట్ ఆహ్, అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఆహ్, మళ్ళీ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాను. ఇంకా ఈ మ్ ఈ మధ్య గాప్‌లో నేను ఏం చేశానంటే నాకు ఎలాగో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి నేను వేరే కెరీర్ చూస్ చేసుకోలేను అన్నట్టు నేను టీచర్‌గా కొనసాగాను అన్నమాట. బయట ప్రైవేట్ టీచర్‌గా. ఆ!
ఆ! అవును. అవును. టీచర్‌గా కొనసాగ్ ఆహ్, నిజమే కదా. అది ఇప్పుడు ఖాళీగా సమయం వెచ్చించే కంటే, చక్కగా టీచర్‌గా జాయిన్ అయ్యి నీ జ్ఞానాన్ని అవతల వాళ్ళకి నువ్వు షేర్ చేసావు.
అవునండి. అవునండి. అవునండి. చేశాను. ఎలా అంటే మంచి ఆహ్, హైదరాబాద్‌లో మంచి రెప్యుటెడ్ స్కూల్స్‌లోనే నేను వర్క్ చే ఆహ్, చేసుకోగలిగాను.
అది. అది. చాలా మంచి విషయం అది. నిజంగా. ఆ!
సో అలా చేస్తూనే అంటే ఎక్కడో మనకు ఎలా అంటే అరే! నా ప్రొఫెషన్ ఇది కాదు. నా నాలెడ్జ్ ఇది కాదు. ఆహ్, నేను ఉండాల్సిన అంటే అక్కడ అంటే టీచింగ్ తక్కువ ప్రొఫెషన్ కాదండి అక్కడ. మంచి నోబుల్ ప్రొఫెషన్. కాకపోతే ప్రతి వ్యక్
అవును. అది. టీచర్ పొజిషన్ అనేది చాలా మంచి గౌరవప్రదమైన పొజిషన్ అది.
ఆ! అవునండి. ఆ! గ చాలా గౌరవ ప్ర పదమే కానీ, అంటే మనకంటూ ఒక ఇష్టం ఉంది కదా! ఇక్కడ గ్రూప్-2 ఆఫీసర్ అవ్వాలని. ఇప్పుడు అక్కడ ఏ వృత్తిని తక్కువ చేయడం కాదు. కాపోతే మనం అనుకున్నదాన్ని మనం చేయలేకపోతున్నాం. నేను టీ టీ
హ్మ్. అవును. అంతే కదా! ఇప్పుడు దీనిలో ఉన్న ఇది ప్రభుత్వం ఉద్యోగం, అది ప్రైవేట్ స్కూల్స్ దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అవును. అది నీకు అంత ఆ జ్ఞానం గూడా నీకు అన్ని నువ్వు అది నువ్వు సంపాదించుకున్నావ్ ఆల్రెడీ. ఆ!
అవును. వ్యత్యాసం ఉంటుంది. అంతే ఇక్కడ చూడండి. ఆహ్, ఇప్పుడు ఒక గవర్నమె అవునండి. అవునండి. ఇటు గ్రూప్-2 ఆఫీసర్ అయితే ఆహ్, జీవితంలో పైకి ఎదగగలం. మంచి గౌరవం పొందొచ్చు. మనము ఫ్యామిలీ పరంగా సెట్ అవ్వొచ్చు. మనకు ఎంతో గౌరవం ఉంటుంది. జీవితంలో ఎదగొచ్చు. ఇలా మంచి ఎన్నో కల అంటే నేను చెప్తున్నా కదా నరనరాల్లో
అవును. అదే కదా. అవును చాలా పశ్చాత్తాప పడ్డావు. అయ్యో! నేను కొంచెం ఆహ్, ముందుకు ఎళ్ళాలి అదే 4 మార్కులు వచ్చేస్తే, ఒక లెవెల్‌లో ఉండేది కదా! అని అనిపిస్తుంది.
ఆ! వచ్చింటే బావుండు కదా. ఆ! అవునండి అయితే ఆ టీచర్‌గా కొనసాగుతూ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. అప్పటికి మ్యారేజ్ గూడా అయిపోయిందండి ఇంక. సో మ్యారేజ్ అయిపోయింది. ఇంకా ఒత్తిడికి అంటే మళ్ళీ 2022లో నోటిఫికేషన్ మళ్ళీ వచ్చిందండి.
ఆహా! ఆ! పోన్ మళ్ళీ వచ్చింది. అమ్మ! ఆ! అది.
మా రెండు వేల ఇరవై రెండులో నేను ఇంకా ఈసారి అస్సలు వదలొద్దు. ఈసారి వదలొద్దు అనుకోని, ఇంక ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఊగిసలాట. ఎటు జాబ్ రిజైన్ జేసి ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఆ! అది చేస్తూ జా చేస్తూ ప్రిపేర్ అవ్వాలంటే ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే, మనం ఏదో ఒక స్కూల్ అయిపోయాక వచ్చి 3, 4 గంటలు ప్రిపేర్ అవ్వాలంటే మనం చేయలేం అది.
లేతే అదే చేస్తూ ప్రిపేర్ అవ్వాలా? ఖచ్చితంగా! అది ఒక నిర్ణయం తీసుకోవాలి. అంతే కదా! కొంచెం నిర్ణయం అన్నది తీసుకోవాలి. గట్టి నిర్ణయం.
ఎన్ ఆ! ఇక్కడ ఏ నిర్ణయం ఎటు తీసుకోవాలా ఏంటి, నాకు అర్థం గాలేదండి యాక్చువల్‌గా. సో, మళ్ళీ ఒకవేళ రాకపోతే ఎలా? వస్తే ఎలా? ఆహ్, ఆహ్, అంటే ఇప్పుడు నేను ఈ అంటే మనం మళ్ళీ ఫైనాన్షియల్‌గా ఆ! ఫైనాన్షియల్‌గా కూడా ఆ! ఫైనాన్షియల్‌గా కూడా ఆహ్, మళ్ళీ మనము ఏదైనా ఈ రాకపోయినా ఫైనాన్షియల్‌గా దెబ్బ తింటామా? అందుకే ఫస్ట్, ఫస్ట్
అవును. అవును. చాలా ఆహ్, ఆ! సంశయంలో పడిపోయారు. అక్కడ అంతా సంశయంలో పడిపోయారు. హ్మ్. అవును. మరి ఆ ఫ్యామిలీ కూడా వ ఏర్పడింది కదా, అక్కడ నీకు. కానీ అది కూడా ముఖ్యమైన ఇది క ఒక భాగమే మన జీవితంలో. అవును.
ఏర్పడింది ఆహ్ అవునండి. అది భాగమే. సో, ఇటు ఏ నిర్ణయం దీసుకోవాలా అనే ఊగిసిలాటలో, నేను ఇంక ఏదైతే ఏంది నేను ఆల్రెడీ టీచర్‌గా ఎక్స్‌పీ‌ర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ చేశాను గాబట్టి, నాకు అనుభవం ఉంది. 2000ల పదాలు నోటిఫికేషన్ రాసిన తర్వాత 2022 వచ్చింది. ఈ మధ్య కాలంలో ఒక మంచి అంటే నేను ఐసిఎస్‌సి స్కూల్‌లో టీచర్‌గా, జియోగ్రఫీ టీచర్‌గా వర్క్ జేశాను.
అవును. ఆహ్, అది ఎంత మంచి పోస్టది. అంటే, ఐసీఎస్‌ఈ సిలబసంటే, చాలా మంచి కోర్సది అసలు. ఆ!
అవునండి. మంచి సిలబసండి. సీబీఎస్‌ తర్వాత ఐసీఎస్‌ఈ స్టాండర్డ్ ఎక్కువగా ఉంటుంది.
ఐసీఎస్‌ఈ ద సిబిఎస్‌ఈ కంటా ఎక్కువ. అది. అవును.
ఎక్కువ ఉంటుంది. సో, అలా మనకు ఈవ్ 2016 తర్వాత 17, 18, 19, 20, 21 ఈ ఈ ఐదేళ్ల ఎక్స్పీరియన్సుంది. నేనొకటే అనుకున్నాను. నేను ఒకవేళ ఇప్పుడు నేను జాబు మానేసి, ఈ నిర్ణయం తీసుకొని ప్రిపేరయినా కూడా, ఒకేళ రాకపోయినా, నేను మళ్ళీ టీచింగ్ ఎక్స్పీరియన్సుంది కాబట్టి నేను
అవును. అవును. టీచింగ్ ఎక్స్పీరియన్సు, నీకెక్కడైనా వస్తుందది.
ఒక అప్లై చేసుకొని ఒక అది ఆహ్, ఇంటర్వ్యూ అటెండయిపోతే, డెమో క్లాస్ ఇచ్చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే, నా సబ్జెక్ట్ నాలెడ్జ్, నాకు నాకు టీచింగ్ స్కిల్లు కూడా చాలా బావున్నాయండి. సో అవునండి.
కచ్చితంగాను. అది. అవును. ఉంకోటి ఈ ప్రైవేట్ స్కూల్స్ కొదవే లేదు. ఇది పెద్ బోల్డున్నాయి. అది పెద్ద, పెద్ద స్కూల్స్, చాలాను.
కోదవే లేదు మనకు. బోల్డున్నాయి. పెద్ద, పెద్ద స్కూల్స్ అంద కొన్ని, కొన్ని సబ్జెక్ట్‌లు ముఖ్యంగా నా సబ్జెక్ట్‌కి చా ఇప్పుడు
నీ సబ్జెక్ట్ కాంపిటీషనెక్కువ. అసలు దొరకరు. అహహ! దొరకరు. అవును. అవును.
కాంపిటీషన్ దొరక ఆా! కర కరెక్ట్‌గా చెప్పారండి. కరెక్ట్‌గా చెప్పారు మీరు. అసలు జోగ్రఫీ సబ్జెక్ట్‌కి ఐసీఎస్‌ఈ స్కూల్‌లో సరైనటువంటి టీచర్స్ దొరకరు. మ్యాథ్స్ దొరుకుతారు గానీ, ఫిజిక్స్ దొరకరు.
అవును. కరెక్ట్. ఫిజిక్సా
అ ఆ! సరి. మ్యాథ్స్ దొరకరు ఆహ్, మ్యాథ్స్ దొరుకుతారు. ఫిజిక్స్ దొరుకుతారు, కెమిస్ట్రీ దొరుకుతారు. ఆహ్, ఏదనది ఏ సబ్జెక్టయినా దొరుకుతారు కానీ, జాగ్రఫీ చేసేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యువేషన్‌లో చాలా తక్కువుంటారండి.
అవును. జాగ్రఫీ వాళ్ళు దొరకరు. ఎందుకంటే ఆ సోషల్ టీచర్స్ చాలా తక్కువ మంది ఉంటున్నారు. అది. అవును.
అవునండి. సో, ముఖ్యంగా, ఇప్పుడు ఐసీఎస్‌ఈ స్కూల్‌లో జోగ్రఫీ అంటే, సెపరేట్ సబ్జెక్టండి. మ్యాథ్స్ లాగానే సెపరేట్. ఇప్పుడు సిబీఎస్‌ఈలో కలిపి ఉంటుంది.
ఆ! అది. అవును. అదే కదా! నేను అదే చూసాను. అందుకే అన్ జాగ్రఫీ సబ్జెక్ట్ కూడా ఉంటుందా, అని ఆలోచిస్తున్నాను. కరెక్టనమాట. ఐసీఎస్ఈలో ఉంటుంది.
ఆ! ఆ! అయితే ఆ! వో సెపరేట్ ఆహ్, ఐసీఎస్ఈలో సెపరేట్ లెంగ్తీ సిలబసండి. ఆహ్, టోపోషీటని ఆహ్, టోపోషీటని ఇవన్నీ చాలా ఉంటాయండి. సిబీఎస్‌ఈలో అలా ఉండదు.
సబ్జెక్టు చాలా బాగుంది. చక్కగాను. ఆ మ్యాప్పులు, జాగ్రఫీ త ఆ!
ఆ! మ్యాప్‌లు, టోపోషీట్, టోగ్రాఫికల్ షీట్ ఇలా అయన్నీ ఉంటాయండి. అయితే, నాకింక ఈయ ఈ ధైర్యముంది. నేనిప్పుడు ఒక సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది. మనం ముందరికెళ్ళిపోతాం. రాకపోయినా కూడా ఏంటంటే, నాకు, నా ఈ ఐదేళ్ల ఎక్స్పీరియన్సుంది.
ఆహా! అని ఒక ఇన్ అవును. ఇ కానీ మంచి నిర్ణయం తీసుకున్నావు, నిజంగా అసలు. చాలా ఉపయోగకరంగా ఉందది.
ఆ! ఈ ఐదేళ్ల ఎక్స్పీరియన్ ఆక్ అయితే ఇక్కడ నా ఏంటంటే, నా తీసుకున్న నిర్ణయం, నే పశ్చాత్తాపపడుతున్నానిప్పుడు.
అయ్యో! అదేంటి ఆ!
అదే కదా! మన యాక్చువల్‌గా అసలు అసలు విషయం ఏంటంటే, ఆ! యాక్చువల్‌గా ఏమైందంటే, అయితే ఇప్పుడు నేను మధ్యతరగతి కుటుంబాన్ని అంటే, మనకి ఏదో కొన్ని ఫ్యాక్టర్స్, మన నిర్ణయాన్ని తప్పు తప్పు చేసేస్తాయి. మనం
అసలు విషయం అదే, అక్కడ. ఆ! ఒక విధంగా ఆర్థికంగా కూడా, కొంచెం ఇది ప్రా ప్రాబ్లమ్‌లు వస్తాయి. సమస్యలు వస్తాయి.
ఆ! ఐత్ ఆ! నేను నేను ఆ! సమస్య నేను కూర్చొని ప్రిపేర్ అవ్వడంతో, అక్కడ ఏం జరిగిందంటే, ముఖ్యంగా గవర్నమెంట్ నా గ్రూప్-2 ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ టై‌ము వచ్చే ఇంకా ఈ టైమ్‌లో జరగదు. అన అనగానే, ఒక 15 రోజుల క్రితమే గ్రూప్-2 పేపర్ అంతా లీక్ అయిపోయింది.
ఓయ్! ఎంత తలకిందులు అవుతుంది నిజంగాను. ఆ! అంతే, ఎంత తలకిందులు అవుతుంది జీవితం!
చూడండి. ఒక్కసారి చూడండి. నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఒకసారి చూడండి. ఇంక ఆ దేవుడు ఆ దేవుడు కూడా విన్నాడో, లేదో, నాకు అర్థం ఇంక నె నేను నా అసలు ఎట్లా అయిపోయిందంటే నా పరిస్థితి, అరె, నేను ఇంత ఫైనాన్షియల్‌గా జాబ్ రిజైన్ చేశాను. ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి, ప్రణాళిక వేసుకొని, ఎన్నో ఆశలు పెట్టుకొని, కోచింగ్ ఆ! నేను ఆర్థికంగా కొద్దిగా డబ్బు సమకూర్చుకొని, నేను ప్రిపేర్ అయితే, ఇలా ఈ ఈ పేపర్‌లు లీక్, లీక్ అయిపోవడం ఏంది! ఇంకా చూడండి నా బాధ వర్ణాతీతం. అయితే మళ్ళీ పోస్ట్‌పోన్ అయిన తర్వాత, మళ్ళీ ఎగ్జాము 3 నెలలకు మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారు. 3 మళ్ళా 3 నెలలు పోస్ట్ ఆ! 3 నెలలు పోస్ట్‌పోన్ చేసిన తర్వాత, మళ్ళీ దగ్గరకొచ్చేసరికి, ఏవో చిన్న గొడవలు అంటే, ఆహ్, మళ్ళీ ఇంకా పోస్ట్‌పోన్ చేయాలి అని, ఏ విద్యార్థులు ఏదో కేసులు, అది, ఇది, చేసేసరికి మా మళ్ళా ఒక 2 నెల్ ఆహ్ మళ్ళా ఒక 2 నెలలు పోస్ట్‌పోన్ అయిపోయింది. 3 నెల్లు. ఆ!
అవును. అవును. అవును. ఇంత పద్ధతిగా, ప్రణాళికంగా, ఆ కోచింగ్ కూడా వేసుకొని ఆ బుక్స్ అవి కూడా తెచ్చుకొని ఉంటావు, బోలెడు. ఆ! అవును. అవును. మళ్ళి పోస్ట్‌పోన్ చేసారు. 3 నెల్లకి చేసారు. ఆహ్, కేసులు అవి పెట్టుకుంటారు కదా! అది. ఇంచుమించు ఆహ్, ఒక 6 నెలలు దాకా వెళ్ళిపోయింది. మ ముందుకు ఎళ్ళిపోయింది.
ఫ‌స్టు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది. 3 నెలలు మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. మళ్ళా తర్వాత 3 నెలలు పోస్ట్‌పోనైంది. ఇంక నా పరిస్థితి చూడండి. అంటే, ఇటు భార్యకి చెప్పుకోలేక, చుట్టుపక్కల సమాజం నుండి విపరీతమైన ఒత్తిడి, ఇటు ఆర్థికంగా జాబ్ రిజైన్ చేశాను. ఇక చూడండి, నేను అప్పుడు నాకు అనిపించింది, నేను ఇంత టాలెంట్ ఇవన్నీ ఉన్నా కూడా, అవి నా అవి ఎవరు ఎవరు కన్సిడర్ చేయట్లే. అంటే నాకు నాకు ఏం అనిపించిందంటే, నేను తీసుకున్న నిర్ణయము నేను పశ్చాత్తాప పడాల్సినా అరే, అనవస అన ఆ! అనవసరంగా రిజైన్ చేశానేమో! ఇంత పోస్ట్‌పోన్ అవుతుందని ముందే తెలిసుంటే, నేను జాబ్ చేస్తూ చక్కగా
ఆ! మళ్ళీ 3 నెలలు. ఆ! అమ్మబాబోయ్! అవును. అంతే కదా! ఆర్థికంగా కొంచెం ఆ! అమ్మబాబోయ్! ఉన్న కూడా, మనకి ఆ రోజులు కలిసిరాలేదు. అది అక్కడ. పరిస్థితి ఏర్పడింది అక్కడ. అను. అవును. కానీ అది నీ తప్పు లేదు. ఆ నిర్ణయం అన్నది కరెక్టే అవ్వచ్చు. కానీ, ఇది ఇలాంటి సంఘటనలు ఎదురయ్యే అంతే. అది ఒక దురదృష్టం కొద్ది అలాగా.
కాకపోతే కరెక్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు నేను మీకు చెప్తున్నాను కాబట్టి, మీరు నన్ను అర్థం చేసుకోగలిగారు కాబట్టి, కాతే ఇక్కడ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మన బంధువుల వర్గంలో ఎలా ఉంటుందంటే, బంధువర్గలో మనల్ని వాళ్ళకి అన్ని తెలిసినా కూడా నన్ను వేలెత్తి చూపడము. నన్ను అనడము, నేను మానసికంగా కృంగిపోయాను. అయితే ఈ నిర్ణయం నిజంగా అంటే, పశ్చాత్తాపం అంటే, అరేయ్, తీసుకోకుండా ఉండాల్సిందేమో! నేను జాబ్ చేయాల్సిందేమో! అంటే ఒక పశ్చాత్తాపం అంటే, నేను ఆడ ఏం చ చేసిన తప్పు ఏమి లేదు. నేను లైఫ్ ఎదగాలి
అవునవును. కరెక్టే. అమ్మో! అసలు తలకిందులు అయిపోతాయి. అవును. అవును. అవును. అవును. అసలు నువ్వు తప్పు చేయలేదు. నే నాకు ఏమనిపిస్తుందంటే, నీ నిర్ణయం అనేది సరైనదే. కానీ అక్కడ దురదృష్టం కొద్ది కొంచెం, అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.
అవునండి. సరైందే. అది దురదృష్టవసా‌త్ గవర్నమెంట్ ఆ! గవర్నమెంట్ పోస్ట్‌పోన్ ఇవన్నీ దురదృష్టవశాత్తు అయినాయి.
గవర్నమెంట్ పోస్ట్‌పోనే కానీ, ఆ సమయం అన్నది నెట్టుకేళ్ళిపోతే, నువ్వు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేద్దాం. అను అని ఎలాగ అనుకున్నావ్. అది.
అయితే ఆ! ప్రతి ఒక్కరు నన్ను వేలెత్తి చూపడము, నా ని నిర్ణయం తప్పు అని అంటే, ఈరోజు గవర్నమెంట్ జాబ్ వచ్చింటే, ఆఫీసర్ అయ్యుంటే! గొప్పవాడిని. ఈరోజు రాలేదు కాబట్టి
అదే కదా! మొత్తం మారిపోయేది అక్కడ. కా ఇది అంతాను. ఆ నడవడిక అంతా మారిపోతుంది. ఆ!
సో, ఆ! ఇలా అయిపోయిందండి ఇంకా. చూడండి ఎంత మానసిక ఒత్తిడికి గురయ్యానో, ఎంత మానసిక కృంగిపోయానో, అంటే, ఎవరైనా అంటే నా పక్క‌ల నన్ను అర్థం చేసుకునే సి
నిజమే, అది చాలా అమ్మో! ఆ! అప్పుడు వాటి నుంచి అవును. దాని నుంచి ఎలా బయట పడ్డావు, నువ్వు అప్పుడు?
ఇంకా ఏమి లేదండి. అయితే నేనా నేను ఇంకా మళ్ళీ ఓహ్, ఫస్ట్ టైమ్ అయిన తర్వాత రెండోసారి కూడా పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఇలా కాదు, అని ఈ జాబ్ ఎగ్జామ్ అయిపోగానే, వెంటనే జాబ్‌లో జాయిన్ అవ్వాలని జాబ్ రాస్తుండగానే, కొన్ని మంచి, మంచి స్కూల్స్‌కి హైదరాబాద్‌లో మంచి రెప్యూటెడ్ స్కూల్స్‌కి అప్లై చేసుకొని, అయితే ఎగ్జామ్‌కి ఇంక ఒక 2 నెలలు ముందే నాకు ఒక మంచి స్కూల్‌లో ఆఫర్ వచ్చింది. వెళ్ళాను, డెమో ఇచ్చాను, వెంటనే ఇట్లా సైన్, సైన్ చేసేసి ఆఫర్ లె ఆహ్, ఆఫర్ లెటర్ ఇచ్చేసారు నాకు. మంచి సాలరీ‌తో.
ఆ! ఆ! ఆ! రెప్యూటెడ్ స్కూల్ చాలా ఉన్నాయి కదా! అవును. వెంటనే సా వ సెలెక్ట్ చేసుకూనుంటారు. అవును. అవును.
సో, అంటే నేనింక అంటే, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఒక్క నిమిషం వెయిట్ చేయకూడదు, అని నిశ్చయించుకున్నాను. సో, నా అదృష్టం నాకు కొద్దిగా సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నీ ఉండడంతో, మళ్ళీ నాకు అదే ఐసీఎస్‌ఈ స్కూల్స్‌లోనే
పోనీ. ఆ! అవి ఎప్పుడు ఎవ్వరు తప్పించలేరు. నీ నీకున్న ఆ జ్ఞానాన్ని ఎవరు దో ఏమి చేయలేరు. అది నీ మైండ్‌లో ఉండిపోయింది అక్కడ. ఆ!
అవునండి. చేయలేరు. సో, నేను జాబ్ రిజైన్ సో, నేను వెంటనే నేను ఇట్లా ఎగ్జామ్ అయిపోగానే, నేను జాబ్‌లో జాయిన్ అవ్వాలనుకున్నాను. అలాగే ఇట్లా ఈ జాబ్ జా జాబ్ ఎక్సామ్ రాసాను, వెంటనే జాబ్‌లో జాయిన్ అయిపోయాను. కానీ అ అనేవాళ్ళు అ అంటూనే ఉన్నారు. అ అది అయిపోయింది ఇంకా నన్ను
చక్కగా ఆ! అవును. అవును. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. లోకు లోకులు, కాకులు అంటూ ఉంటారు.
ఆహ్, అయితే ఇక్కడ ఎందుకంటే, ప్రతి ఒక్కరికి నన్ను వేలు పెట్టి చూయించడము అనేది, ఇంకా అది జరిగిపోయింది. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు, తప్పు చేసావు, నీ నిర్ణయం తప్పు, ఆహ్, నీ ఆర్థిక పరిస్థితి
అవును. ఆ! కానీ, ఎంత నిజంగా, మానసిక ఒత్తిడి. ఆప్ ఆ సందర్భంలో ఎలా ఫీల్ అయ్యావు అన్నది, చాలా బాధ కలిగించే విషయం. కానీ, నువ్వు నిలదొక్కుకుని చక్కగా, నీ ఫ్యామిలీ కోసం మళ్ళీ ఆహ్, ఆహ్, అందులో అలాంటి స్కూల్ల‌లో జాయిన్ అయిపోవడం, అది కూడా చాలా మంచి నిర్ణయం మళ్ళీను.
చాలా అండి విప <coughs> అవునండి. ఎంత అంటే, ఇంగా అవునండి. అవునండి. అంటే ఇక్కడ సాలరీస్ ఏం ఇక్కడ సాలరీస్ ఏం తక్కువ కాదు. ఇక్కడ మంచి సాలరీసే ఉంటాయి. మంచిగా పిఎఫ్ ఉంటుంది. మంచిగా హెల్త్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆహ్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఆహ్, ఏ టూ ఇప్పుడు మనం ఒక టీచర్‌గా వర్క్ చేస్తుంటే, ఇద్దరు పిల్లలకు వాళ్ళ పిల్లలు ఉంటే, ఇద్దరు పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీ కన్సెషన్. ఫీ కన్సెషన్ 100% ఫీ కన్సెషన్.
ఆ! అవును. పెద్ద సాలరీసే! అవును. అన్ని విధాలా, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అవును. డొనేషన్‌లు అవి తగ్గిస్తారు. ఫ్రీ కూడాను ఏకంగాను. అబ్బా! ఇంకేమిటి ఇంకా. అన్ని విధాలా నీకు ఆహ్, సహాయకరంగా ఉంది అది.
ఆ! హండ్రెడ్ పర్సెంట్ ఫీ కన్ ఫీ కన్సీశన్‌, ప్లస్‌ ఎవ్రి ఇయర్ సాలరీ పెరుగుతుంది. మంచి పే స్కేలు ఆహ్, స సొ మంచి పే స్కేల్ ఉంటుంది. సో కాతె
అ! అవును. కాదు. ఇప్పుడు ఆహ్, అదే కదా! ఆర్థికంగా అన్ని విధాలా కూడా ఫ్యామిలీ మీ పిల్లల్ని కూడాను మంచి దారి కనిపించింది అక్కడ.
అవునండి. అవునండి. కనిపించింది. ఇంక నేను జాయిన్ అయిపోయాను. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత టీచర్‌గా చూస్తున్నా, మనకు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరైనా మనకు ఉన్న టాలెంట్ ఎంతుందో, దానికి తగ్గట్టు ఉ పని చేసుకోవాలనుకుంటారు. దానికంటే తక్కువగా పని చేసుకోవాలని ఎవరు అనుకోరు.
ఆ! అది అవును. అది. ఎవ్వరు అనుకోరు. ఎవరు అనుకుంటారు? అది అలా స అలా జరిగింది అక్కడ. అది.
ఎవరు అనుకోరు. ఆహ్, అక న ఇపుడ్‌న ఆవిడ చేత ఇపుడు టీచర్ వృత్తి తక్కువ కాదు. కానీ నేను టీచర్‌గా కొనసాగాలని నేను ఎపు జీవితంలో ఎప్పుడు నిర్ణయించుకోలేదు అది.
అవును. ఆహ్, అది అలా పరిస్థితులు అలా ఏర్పడ్డాయి. కానీ అందులోనే నిలదొక్కుకొని చక్కగా ఉన్నావు.
అలా పరిస్థితి. అలా అని నేను టీచర్‌గా ఆ! టీచర్‌గా ఈ అలా అని టీచర్‌గా నేను అనర్హడని అంటే అలా కూడా కాదు. బిఈడి గూడ చేశాను.
అవును. పిఈటి కూడా ఎంతో చ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పిఈటి జాబ్ పిటిటి సార్ పిటి సార్. ఆ!
అటు బిఈడి ఉంది. ఆ! ఆ! బిఈడి గ ఆహ్, బ్యాచ్లర్ ఆఫ్ ఆహ్, బి ఆహ్, బ్యాచ్లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి గూడా చేసాను. ఆహ్, ఆ! బిఈడి చేశానండి.
అహా! బిఈడి అంటావు. అ! అ! పి పిఈటి అన్నట్టు వినిపించింది. ఆ! బి బిఇడి అంటే ఇంక మరేమి ఇంకా. చక్కగా.
కాదండి బిఇడి కూడా చేసాను. అంటే ఒ ఒక టీచర్‌కి కావాల్సిన ఎక్ క్వాలిఫికేషన్ కూడా ఉంది నాకు. సో కాకపోతే ఎక్కడో ఒక పశ్చాత్తాపం. అరే! అనవసరంగా ఇప్పుడు అందరితో వేలెత్తి చూపించుకునే పరిస్థితి తెచ్చుకున్నాను కదా, నా నిర్ణయంతో. ఆహ్, నాను
అవును. అది. అయ్యో! అని చెప్పి అనిపిస్తుంది. తెచ్చుకున్నారు కదా అని. అది. కానీ దాని నుంచి బయటపడి, మళ్ళీ చక్కగా నువ్వు జీవనం సాగిస్తున్నావు. నాకు ఎంతో నచ్చింది. నీ ను నీ నిర్ణయాలు అలాగా బలంగా తీసుకొని నువ్వు ఆర్థికంగా కూడా మళ్ళీ స్థిరపడ్డావు. అది నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు నిజంగా. ఆహ్, ధన్యవాదాలు.
జి అవునండి. అవునండి. అవునండి. అవునండి. స్థిరపడ్డానండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు, ధన్యవాదాలు.